ప్రోటీన్ కూడా ఉంటదండి. <giggles> ప్రోటీన్ పర్సెంటేజ్ కూడా ఎంత అంటే పర్ఫెక్ట్‌గా తెలీదు నాకు కూడా. అన్ అంటే అందరా ఆహ్, నిపుణులు ప్రిఫర్ చేసే అంటే వాళ్ళు చెప్తూ ఉంటేవాళ్ళు అంటే ఇలా యూట్యూబ్‌లో కానివ్వండి లేదంటే మా జిమ్‌లో ట్రైనర్‌ని పో పోంగ పోంగ తెలుసుకొంగా చెప్తూ ఉండేవాళ్ళు. అంటే ఇలా బ బనానా గానివ్వండి లేదంటే కొంచెం మిల్క్ గానివ్వండి లేదంటే ఇలా చిక్కీస్ గానివ్వండి ఇలాంటివి కొంచెం తింటూ వచ్చేసేయండి. అప్పుడు మీకు కొంచెం బ బలంగా అనిపిస్తది కొంచెం ఏదైనా వెయిట్ లిఫ్టింగ్ ఆ!
ఎంత సైటు ఉంటది చెప్పండి. హుహు. అవునవునులెండి. ఆహా! ఆహా! అవునులే బలం వస్తుంది. సో, యాక్టివ్ చేస్తారు. అలిసిపోరు అంత త్వరగా. ఆ యాక్టివిటీస్ చేసేతప్పుడు. అంతేనా?
యాక్టివ్‌ల లేదంటే కొంతమంది ఏం సజెస్ట్ చేస్తారంటే ఒక వన్ వన్ స్పూనంటే 5 గ్రామ్స్ క్రిటైన్ తీసుకోమంటారండి. వాటివల్ల ఆ! క్రిటైన్. అది మన మజిల్స్‌కి బాగా ఆహ్, బిల్డ్ అంటే హుషారు అంతే ఊపు అందిస్తదండి. అంటే ఇప్పుడు మనం ఒక రకంగ
ఏంటది క్రిటైనా? అంటే? అంటే వే ప్రోటీన్ లాగానా ఎలా అది?
ఆ! అంటే మనం ఎక్కువగా మన మ మజిల్స్‌కి ఎక్కువగా వర్క్ చేస్తది. అంటే వేవ్ ప్రోటీన్ వేరు ఇది వేరండి. అది ప్రోటీన్. అది డైరెక్ట్‌గా ఇది క్రిటైన్. క్రిటైన్ అంటే, ఎలా చెప్పాలంటే మనకి మనం లాస్ట్ ఒక ఇప్పుడు ఒక 10 రెప్స్ చేస్తున్నామండి. ఏదైనా ఒక వర్కౌటు, ఆహ్, ఒక 10 పుష్ అప్స్ కానివ్వండి ఇలా చేస్తున్నాం.
ఆహా! ఓకె. అవును.
సాధారణంగా అది తీసుకోనప్పుడు ఏందంటే మనకి ఒక 9, 10కి మన పని అయిపోయింది అనిపిచ్చేస్తది.
యాహ్! లాస్ట్ వన్ను హిట్ చేసేతప్పుడు కొంచెం ఆహ్, డౌనయ్యే చే స్టేజెస్సుంటాయి. ఆ!
ఆ! ఇది కొంచెం బూస్టప్‌లా. ఆ! ఇ ఇది తీసుకోవటం అంటే వాటరులో జస్ట్ వాటరులో మిక్స్ చేసుకొని ఇప్పుడు మనకి గ్లూకోజ్ వాటరులాగే జస్ట్ ఆ క్రిటైన్ ఒక 5 గ్రామ్సే ఎక్కువ తీసుకోకూడదండి. అంతకుమించి అంటే బాగా హెవీ వర్క్ అవుట్ చేసి పౌడరే అండి పౌడరే అది. ఖచ్చితంగా పౌడర్ లాగే ఉంటది. కొన్ని కొన్ని స కొంత రేర్ స్కెస్‌లో టాబ్లెట్స్ లాగా కూడా ఉంటాయి. కానీ ఎక్కువగా పౌడర్ లాగే ఉంటది. ఈ పౌడర్‌ని ఆ వాటరులో వేసుకోవటం వలన ఆ వాటరు తాగటం వల్ల మనకి ఆ లాస్ట్ 2 రెప్స్ అనేవి కొంచెం ఈజీగా బి లిఫ్ట్ చేయగలం ఇంకా, ఇంకొక 2 ఎక్స్ట్రా కూడా చేయగలం. అందువల్ల ఇది హెల్పవుతుంది. అప్పుడు ఆ మజిల్ అనేది కూడా మనకి బాగా పెయిన్‌తో అక్ ఫ అక్కడున్న ఫ్యాట్ బాగా బర్న్ అవ్వటం కానివ్వండి అంటే, ఆ వెయిట్స్ లిఫ్ట్ చేసేయడం ఆ!
అది పౌడరుంటదా? లేకపోతే టాబ్లెట్ లాగా ఉంటదా? ఓకే. ఆ! ఆహా! ఆ! షేప్ అవుట్ అవుద్దు. ఆ మజిల్ బాగా స్ట్రెంతయ్యి. హ్మ్. మరి ఇంకా జిమ్‌కెళ్లి వచ్చేస్తారు కదా! వచ్చాక ఏమి తింటారు టిఫినులో?
అలా అవుతూ ఉంటదండి. టిఫినంటే ఇంగ నేను నార్మల్ టిఫినే తింటానండి నార్మల్‌గా ఇంట్లో చేసేవే ఇడ్లీ కానివ్వండి. <giggles> అంటే తక్కువ తింటానండి ఇప్పుడు ద నార్మల్‌గా అన్ అంటే అంతే కదండీ. నార్మల్‌గా ఇప్పుడు ఒక నా డేకి ఒక 6, 7 ఇడ్లీస్ తినే దగ్గర ఒక 3 లేదంటే పొద్దున పూట 2 చపాతీ ఇలా తక్కువ. 4 తినే దగ్గర 2 హాఫ్‌ని. ఆ! దాన్ని హాఫ్‌కి కట్ చేసి <giggles> అంతే అండి. అంటే అంత తగ్గియటం వల్ల ఏంటంటే అంతగా క్యాలరీస్ కూడా తగ్గిపోతూ ఉంటాయి. ఇంకా ఎక్కువగా తినకుండా ఉంటం వల్ల మనకు కూడా పొట్టుబ్బరంగా అనిపిచ్చదు లైట్ ఫుడ్ ఎక్కువగా ఈ కార్బ్స్ లాంటివి తింటూ ఉంటానండి. అంటే ఎందుకంటే ఇప్పుడు ఆ ఫైబర్ లాంటివి జాంకాయలు కానివ్వండి లేదంటే క్యారట్టు కానివ్వండి లేదంటే ఆహ్, వాటర్‌ మిలాన్స్ ఇలాంటివి.
అదేంటి అంత కష్టపడి జిమ్‌లో అన్ని యుద్ధాలు జేసాక మళ్ళీ నార్మల్ టిఫిను తింటే మళ్ళీ వెనక్కి వచ్చేయదా అంతా మీ కష్టమంతా? ఓకే. తగ్గించారనమాట. ఒకప్పుడు 10 తినే ఇడ్లీలు, ఇప్పుడు మూడు నాలుగుకి తగ్గించేసారు అంతేనా! <giggles> హ్మ్. ఓకె. ఆహా! హ్మ్. జాంకాయలో వైటమిన్ సి ఉంటది.

అలా ఏం లేదండి. అంటే నా స బాడీయే ఓవర్ వెయిట్ అయిపోతున్న. నేను ఆల్మోస్టు 90-92 కేజెస్ ఉన్నాను. అంటే ఈ రీసెంట్‌గా ఈ 1 ఇయర్‌లో ఆ! అంతకు ముందుల దాకా 75 ఆహ్, 70 ఆ మధ్యలో ఉండేవాడిని. అంటే ఈ 1 ఇయర్‌లో ఓవర్ వెయిట్ ఓచ్చేసాను. అంటే ఎందువల్లొచ్చేసానో నాకే అర్థం కాలేదు. ఈ ఫుడ్డు వల్ల కావచ్చు, ఇంక ఆయిల్ ఫుడ్ ఎక్కువ తినటం వల్ల కావచ్చు. ఇలాంటి వల్ల ఎక్కువగా ఓవర్ వెయిట్ వచ్చేసాను. దానివల్ల నాకే అనిపిస్తుంది అంటే, అయ్! నేనేంటి ఇంత వెయిటొచ్చేసానసలు మనిషి చూడటానికి అలా లేను కానీ వెయిటేమో 90, 92 ఉన్నాను. అసలు నాకే కొంచెం విరక్తి అనిపించేసిందండి. దానివల్ల నాకు ఎలా అనిపించిందంటే
ఇప్పుడు ప్రెజెంటా? ఓకె. హుహు. సరే మీకి విరక్తి అని అనిపించింది కదా ఆహ్, కేవలం <smacks lips> అది ఒబీస్ అవ్వడం వల్లేనా? లేకపోతే ఆహ్, ఎనర్జీ లెవెల్స్ కూడా డౌనవ్వడం ఏమైనా గమనించారా?
ఖచ్చితంగా అండి. ఎనర్జీ లెవెల్స్ కూడా డౌనవుతున్నాయి. ఊరికే ఎమ్మిటే కొంచెం దూరం పరిగెత్తినా కూడా కొంచెం ఏదన్నా ఇంట్రెస్టింగ్‌గా గేమ్స్ ఆడుతున్నా కూడా ఊరికే అలిసిపోతున్నాను. అసలు ఎనర్జీ అనేది సరిపోవట్లేదు ఇక. ఇంతముందులో బాగా గేమ్స్ ఆడేవాడిని, అలాగే మంచి మంచిగా ఆడుతూ ఉండేవాడిని. కానీ, వ్ర వాకింగ్, రన్నింగ్ లాంటివి చేస్తూ ఉండేవాడిని. కాకపోతే ఈ మధ్య బాగా ఓవర్ వెయిట్ అయిపోతుంటో ఊరికనే ఆయాసం వస్తుంది. ఇంకా నీరసంగా కూర్చోవాలనిపిస్తుంది. "అయ్యో! ఇంకేం చేస్తాంలే" అంటే ఏదైనా పని చేద్దామన్నా గూడా ఒళ్ళొంగట్లేదు. అలాగే కొన్ని కొన్ని సందర్భాల్లో ఏమనిపిస్తుందంటే చిరాకు అనిపించేస్తుంది నాకే అసలు ఏంటి నేను ఇంత వెయిట్ ఎందుకు వచ్చేస్తున్నాను. అందువల్ల నాకు జిమ్ చేయటం ఆ! అండి.
హుహు. అర్థమైంది. యాహ్! మరి ఇలా... అనుకున్నారు కదా! మరి అదే మీరు ఇలా ఒబీస్‌గా ఉన్నారు కాబట్టి ఇలా కరెక్ట్ జిమ్ చేయాలి, అలాగే మంచి డైట్ ఫాలో అవ్వాలి అనుకున్నారు కదా! ఆల్రెడీ మొదలు పెట్టేసారా ఇంక మొదలు పెట్టాలి అని ప్లానింగ్‌లోనే ఉన్నారా?
ఆల్రెడీ మొదలు పెట్టానండి. మొదలుపెట్టి 3 వీక్స్ అయింది. 3 వీక్స్ అయింది. ఈ 3 వీక్స్ టైంలో అంటే నేను తెలుసుకుందేంటంటే, ఫ్ ఒక మనం జిమ్ చేయటం వల్లే వెయిట్ తగ్గవండి. ఖచ్చితంగా డైటనేది మెయింటైన్ చేస్తూ ఉండాలి. అంటే మన బాడీ వెయిట్ ఎన్ ఆ! పర్ ఇప్పుడు ఒక రోజుకి ఒక 2500 క్యాలరీస్ తీసుకుంటున్నట్లయితే, మన బాల్ బాడీ అంత నీ నీడ్ తీసుకునిద్దంటే ప్రెజెంటున్న వెయిట్‌కి నా బాడీ 3000-3200 తీసుకునిద్ది. నేను ఒక 2200 అలా మెయింటైన్ చేస్తూ ఉంటా. అందువల్ల కొంచెం క్యాలరీస్‌లో కూడా ఫ్యాట్ బర్న్ అవుతది. అలాగే మనం వర్క్ అవుట్ చేయటం వల్ల మనం ఆ రోజు తిన్నది కాకుండా ఇంక ఎక్కువ వర్క్ అవుట్ చేయటం వల్ల, ఆ ఫ్యాట్ కూడా బర్న్ అవుతుంటది. అంటే ఎక్కువ కాలరీస్ బర్న్ అవుతుంటాయి అక్కడ. అందువల్లన మనకి ఫ్యాట్ అనేది గూడా
ఓహో! సూపర్. వావ్! వావ్! సూపర్. ఓకె. అవునవునులేండి. యాహ్! యాహ్! ఇప్పుడు మీరు యాహ్! యాహ్! జిమ్ అని అన్నారు కదా! జిమ్‌లో ఎక్కువ కార్డియో చేస్తారా లేకపోతే స్ట్రెంత్ ట్రైనింగ్ లాంటివి చేస్తారా?
ఎక్కువగా కార్డియోనే చేస్తున్నాను. ఎందుకంటే ఇనీషియల్ స్టేజ్‌లో ఫ్యాట్ అని ఆహ్, ఎ ఎందుకంటే ఇనీషియల్ స్టేజ్‌లో ప్యాట్ బర్న్ ఎక్కువవ్వాలండి. అంటే నేను ఎక్కువగా వెయిట్ ఉన్నాను కాబట్టి ప్యాట్ బర్న్ ఎక్కువైతే మనకు బాడీ కూడా కొద్దిగా లీన్‌గా కనిపిస్తది. ఆ తరువాత మనం మజిల్‌ని స్ట్రెంతెన్ చేస్తూ ఇంక మంచిగా మజిల్ బిల్డ్ చేస్తే మన బాడీ కూడా చూడటానికి ఒక కట్స్ కట్స్‌గా కానివ్వండి లేదంటే మంచి ఆకారణంగా చూడటానికి చాలా బావుంటది. అందువలన ప్రస్తుతానికైతే కార్డియో చేస్తున్నానండి. కార్డియో‌తో పాటు కొంత స్ట్రెంత్ చేస్తాంటాను. కాకపోతే తక్కువండి. ఇప్పుడు కార్డియో ఒక 40 నిమిషాలు జేస్తే ఒక 20 నిమిషాలు స్ట్రెంత్ చేయటం.
ఎందుకు కార్డియో? ఓకె. ఓకే. కార్డియోలో లైక్ ఎన్ని గంటలనేది ఇస్ ఇవ్వగలరు కార్డియోకి?

అంత డెప్త్‌కి వెళ్ళలేదండి. నేను స్టార్ట్ చేసింది రీసెంట్‌గా కాబట్టి పోంగ పోంగా ఇంకా ఆహ్ ఇంకా పోంగా పోంగా ఇంకి వే ప్రోటీన్ అనేది అంటే ప్రోటీన్ లెవెల్స్ అయిపోనప్పుడు ఈ వే ప్రోటీన్ కూడా ప్రిఫర్ చేద్దాం అని అనుకుంటూ ఉన్నాను.
ఓకే. బేసిక్‌లోనే ఉన్నారు అనమాట ఇంకా <chuckles> ఓకే ఓకే. హ్మ్. సో టిఫిన్ టైము, లంచ్ టైము, డిన్నర్ టైమ్ టైమింగ్ ఒకటి చెప్పండి ఎలా తింటారో నేను.
ఇంకా జిమ్ నుంచి రాంగాలనే దాదాపు 9:30, 10 అయ్యిద్ది ఆ టైంలో టిఫిన్ తింటానండి. ఇంకా అరౌండ్ 2 ఆ టైమ్‌లో లంచ్ చేస్తాను, ఇంక ఆహ్, నైటు త్వరగా తినేస్తా అండి నైట్ చాలా తక్కువ తింటానండి చపాతీ 2 గానీ అంటే అరౌండ్ 7 లోపల ఎయిట్ 7:30 లోపల తినేస్తాను అవునండి.
ఆ! లంచా? టైం? లైట్ ఫుడ్డు. యాహ్! యాహ్! నిజంగా మీ కొత్త హాబిట్ ఏదైతే ఉందో అదే హాబీ ఏదైతే ఉందో చాలా చక్కగా వివరించారు అన్ని కూడా చాలా ధన్యవాదాలు.
మీకు కూడా చాలా ధన్యవాదాలండి.